అంటే వ్యక్తిత్వం ఆహ్, కొంచెం నేను వాళ్ళకి నచ్చలేదు. కానీ నా దగ్గరేమో నచ్చినట్లు మాట్లాడి నా వెనకేమో
ఆ! ఆ! అంటే మనం మనా, మన వ్యక్తిగతంగా అందరికి నచ్చాలని ఏమి ఉండంద్దు ఉం ఉండదు కదా! హ్మ్.
ఆ! ఉండ్ ఇప్పుడు నేను ఫ్రెండ్లీగా ఉంటాను. ఫన్నీగా కొంచెం ఉండడానికి ట్రై చేస్తాను. ఇది కొంతమందికేంటంటే అతిగా ఉన్నట్లనిపిస్తది. ఏదో ఓవర్ యాక్షన్ అన్నట్లు కూడా అనిపిస్తది. అదేదో నాకేంటంటే ఆ! తెలిపాను.
హ్మ్. హ్మ్. అస అవును. అవును. ఆ! చాలా మంది అలానే అనుకుంటారు. అవును. కొంచెం మనం ఆ కాన్ఫిడెన్స్‌ని కూడా ఓవర్ యాక్టింగ్ చేస్తున్నారా అట్లా అనుకుంటారేమో! హుహు.
హ్మ్. అలా అనుకుంటారు. ఇలా కొంచెం తెలిసి చాలా బాధనిపించింది. ఓకే. నాకైతే నటించడం రాదు. నచ్చలేదు అంటే నేను
అవును. ఆహ్, చాలా మంది కూడా హైపర్ యాప్ యాక్టివ్‌గున్న వ్యక్తులని కూడా అలా అనుకుంటాం కదా!
అ ఆ! అవును. నాది కొంచెం <chuckles> కొద్దిగా అది కలుస్తుంది.
హ్మ్. అంటే మీరు, మీరు ఏ విధంగుంటారు హైపర్ యాక్టివా? లేకపోతే
ఆ! హైపర్ యాక్టివే.